నేను స్కూలుకి స్కూలుకేళ్ళే టైంలో నాకు 2 జతల బట్టలుండేయండి.
హుహు. హ్మ్. యూనిఫామా అది స్కూలుతో పట్టు.
స్కూలు యూనిఫార్మ్ కాదండి. అంత అప్పటికి ఇంకా యూనిఫార్మ్ రాలేదు. ఒకటి 2 జత
ఓకే. ఓకే. మీరు మామూలు బట్టల్లోనే స్కూలుకి వెళ్ళేవారు అవి 2 జతలున్నాయి హ్మ్.
ఆ! 2 జతలున్నాయి. ఒక జత ఓ-ఓ ఓ ఈ రోజేసుకుంటే రేపు ఇంకో జత ఏసుకునేన్ని. ఇన్ కేస్ అది ఒక జత ఆరలేదనుకోండి అదే జతను 2 రోలు, 3 రోలు ఎసుకున్న దాంట్లో ఉన్నది. కానీ ఎదుటివాళ్ళు అనేవోరండి "రోజు అయే బట్టలేసుకొస్తున్నావు ఏంటి?" ఇలాగననేవారండి. కానీ మనకున్న పరిస్థితిని బట్టి నేను వెళ్ళేనండి.
హ్మ్. హ్మ్. హుహు. అప్పుడు మీరు బాధపడేవారా? లేకపోతే మీకు మీరు సర్ది చెప్పుకునేవారా? హ్మ్.
కొంచెం బాధుండేదండి. కానీ మనింట్లో పరిస్థితులని బట్టి "అయ్యో! మేము కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాం", అయినా పర్లేదు, ఏదో ఉన్నాయి ఏసుకున్నాం. ఈరోజు ఏసుకున్నాం నైటుతుక్కుంటాం మార్నింగ్ ఏసుకుంటామండి. అలా జరిగినవి ఉన్నాయండి. దాంట్లోనే సంతో కొంతమందయితే ఆహ్, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి, బాగా ఒత్తిడి చేసి, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనిపించుకోడం, వాళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారని తెలుసుకోకపోవడం ఇలాంటియన్నీ జరిగాయండి. కానీ నా జీవితంలో నేను అట్లీ అలాంటాటిల్కి కొంచెం దూరంగా ఉన్నానండి.
హ్మ్. హ్మ్. హ్మ్. <sniffs> అయితే ఇప్పుడు కొంతమంది పండుగలకి, పెళ్ళిళ్ళకి, వీటికి బాగా ఆర్భాటాలకి చేస్తూ ఉంటారు. ఆ! సందర్భాల్లో కూడా మీరు తక్కువ వాటితోనే సంతృప్తిగా స సంతోషంగా ఉందని ప్రయత్నిస్తారా? లేదా ఇది జీవితంలో ఒక్కసారి జరిగేది, లేదా ఎప్పుడో ఒక్కసారి కదా! అన్నట్టుగా మీరు కొంచెం మీరూ మీరు పెట్టుకునే నియమాల్ని దాటతారా?
అవునండి అవును. లేదండి. ఏ నేను ఇక్కడ ఏదైనా సరే, పండుగలైనా సరే, ఇంట్లో ఫంక్షన్స్ అయిన, బర్త్ డేస్ అయిన, నేను ఏమోలోచిస్తానంటేండి ఎదుటి వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా, ఏది చేసినా, కొంతమందైతే కొంచెం ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బు కలిగినోళ్ళు బాగా చేసుకుంటారండి. వాళ్ళని తప్పించి బి మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే అప్పులు చేసి చేస్తారండి. ఏది చేసినా.
హ్మ్.

<giggles> ఓహ్! ఆ!
ఇప్పుడు నేను చెప్తానండి. ఆహ్, ఇప్పుడు నువ్వు పాతకాలంలోగా ఎక్కడికన్నా ఫంక్షన్స్‌కెళ్ళిన ఏదైనా జరిగినా ఆ పాతకాలం లాగానే రెడీ అవ్వడం అలాగే వెళ్ళిపోవడం ఇలాగే చేస్తారండి. నాకు నచ్చదండి ఇప్పుడు.
హ్మ్. హ్మ్. హ్మ్.
నా ఆ ఆ ఇలాగ రెడీ అవెళ్ళు, ఇలాగ వెళ్ళమ్మా అని నేను చెప్తానండి. అయితే మా అమ్మగారు అసలు నా మాటినరండి.
హ్మ్. హ్మ్.
అ అలాగే రెడీ అయ్యి వెళ్తారు. అలాగే ఉంటారండి. ఎంత మందిలోకెళ్ళినా సరే అండి. ఏ సిగ్గు పడరు, ఏ బాధ పడరండి.
<giggles> అవును. అది. ఇంకా అయితే అమ్మగారు ఆదర్శం ఆహ్, చూసి నేర్చుకోనటమే కాకుండా మీకు మీ డిఎన్ఏ‌లో వచ్చేసింది ఆ సింప్లిసిటీ అనేది. అ
ఆ! అవునండి. అవునండి. ఇంకోటి మేవేదైనా ఇప్పుడు ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఏదైనా కొనిచ్చినా సరే, అది ఆవిడ అలంకరించుకోరండి.
హ్మ్. హ్మ్. అదే అండి.
ఒకేళిప్పుడు మోడర్న్ చీరలు కట్టినా సరే వాళ్ళు తీసు తీసుకోరండి.
అవును. అయితే
ల ఆ పాత కాలం అయితే చీరలే, ఆ కాలంలో ఆళ్ళకి ఏవైతే ఉన్నాయో అయ్యే కట్టుకుంటారు, అయ్యే ఉంచుకుంటారు గాని ఇప్పుడు అవునండి ఇప్పుడసల
<giggles> అందులోనే వాళ్ళకానందం. ఆ! అయితే ఓ కొంతమంది సెలబ్రిటీలని కూడా మీరు చూస్తుంటే వాళ్ళకి వెనకాల వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా అది వాళ్ళకి కనపడదు. చాలా సింపుల్‌గా చి సాధారణమైన బట్టలేసుకొని సాధారణమైన ఆహ్, ఇందులో తిరుగుతూ అలా ఎవరైనా మీరు అయ్ ఆయన చూడు లేకపోతే ఆవిడని చూడు ఎంత సింపుల్‌గా ఉన్నారో, వాళ్ళ వాళ్ళ స్థాయేంటి వాళ్ళెలా ఉన్నారని. ఇలా ఎవరైనా కనిపించారా మీకు సింపుల్‌గా ఉన్న వాళ్ళు.
అవును. అవునండి. అవునండి. అవునండి. ఇలాగ నేను సెలబ్రిటీస్‌లో చూడనుగానండి, ఒకళ్ళు రీ నేను ఒక ఉదాహరణగా చెప్తానండి. రీసెంట్‌గా నేను ఆహ్, పేస్‌బుక్‌లో ఒక షా రీల్ చూడ చూసానండి. అక్కడ ఒక వ్యక్తి న నడుచుకుంటూ వెళ్తాడండి.
హుహు. ఓకే. హ్మ్. హ్మ్.
నడుచుకుంటూ వెళ్ళే అతనికి ఒక సైకిలు దాని సైకిలు మీదకెళ్ళే అతనికి, నడుచుకుంటూ వెళ్ళేవాడు కనపడతాడండి.
హ్మ్. ఆ!
ఆడికి అసలు సైకిలు లేదు, దేవుడు నాకు సైకిలిచ్చాడు. నేను దీంతో సంతృప్తి చెందాలనుకుంటాడండి. ఒకడు కాల్లేనోడుంటాడండి.
హ్మ్. హుహు.
ఒకొక్క కాళ్ళు ఉన్నవాడుంటాడండి. కాళ్ళు లే కాళ్ళున్నవాడనుకుంటాడండి ఆడికి కాళ్ళు లేవు, నాకు కాళ్ళున్నాయి. దీంతో నేను సంతృప్తి చెందాలనుకుంటాడండి. అలాగ విమానం ఉన్నవాడు అనుకుంటాడు, ఆహ్, కారున్నవాడు అనుకుంటాడండి, విమానం అలాగా ఉన్నదండి రీలుందండి. నేను చూసానండి. అంటే, మనకున్నది, మన దగ్గరున్నది, ఎదుటివాళ్ళు లేనోడిని చూసి నేర్చుకోవాలండి మనం.
హ్మ్. కాళ్ళు <giggles> హ్మ్. హ్మ్. అవును. కారున్నవాడు అనుకుంటాడు బైక్ ఉన్నవాడు అవును. హ్మ్.